యాహ్! తప్పకుండ. నాకీ మూవీస్ చూడ్డం అంటే, చాలా ఇష్టం అనమాట. సో, చదువుకునే డేస్‌లో ఎలా ఉండేదంటే, ఎక్కువ చూసేదాన్ని గాదు. అంటే హాస్టల్‌లో ఉన్నాం కాబట్టి, వాళ్ళు సెకండ్ సాటర్‌డే అప్పుడొక్కటే, అప్పుడేదన్నా మంచి సినిమాలాడితే, దాన్నొక్కటేసేవాళ్ళు. ఆహ్, అప్పుడు కూడా జనాలందరూ ఎక్కువుంటారు గదా, మేల్కొని మేల్కొని జూస్తుంటిమి. సీట్‌లు దొరికినాయంటే బావుంటుండే, లేకపోతే, ఎక్కడో మూలకి గుర్చోవాల్సొస్తుండే అనమాట. సో, ఆ
ఓకే. ఓకే. ఓకే. అంటే ఏంటి, మీ హాస్టలో ఒక రో ఒక రూమ్‌లో, అంతే అవి సినిమా వేసేవాళ్ళు.
రూమ్ కాదు. ఎలా చెప్పాలి! బైట ఆ! ప్రొజెక్టర్ వేసీ చూపిస్తారనమాట. కాకపోతే అక్కడ 3 ఇయర్స్ ఉంటది. అంటే గ్రాడ్యుయేషన్‌లో 3 ఇయర్సుంట‌ది గద, ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, ఫైనల్ ఇయరు, అందరూ ఉంటారు అంతమంది. సో
ప్రొజెక్టరా? ఓకే. యెస్. అందరొచ్చేసారు. అందరింగా దుప్పట్లు దీసుకొని, ఇంగ కిందేసుకొని, పడుకొని జూస్తరా?
దుప్పట్లు కాదది, చూస్తే ఎలా ఉంటదంటే, <chuckles> నేను దాన్ని వర్ణించలేను. ఊర అంటే మా తా మా క్యాంపసనేది చాలా పెద్దదన్నమాట. సో, అందరూ ముందే రిజర్వేషన్ జేసుకుంటారు. డబ్బాలన్నీ గీకి ఫస్ట్ ఇయరని వాళ్ళ పేరు రాస్కొని యెల్లిపోతారనమాట. సో
<chuckles> ఊరమాసా? ఊరమాసా? ఓకే. డబ్బాలు గీకీ డబ్బాలెందుకుంటాయి?
<smacks lips> డబ్బాలంటే ఇప్పుడు గ్రౌండుంటుంది కదా! గ్రౌండ్‌లో ఆ చేత్తోనో, ఏదో ఒకటలా బాక్స్, వాళ్ళ గ్యాంగెంత ఉందో హ్మ్.
యెస్. అవునవును. ఓకే. ఓకే డ ఆహ్, గ్రౌండ్‌లో <chuckles> పేరు రాసుకోడానికీ, మట్టి మీద రాసుకొని వెళ్ళిపోయేవారా?
ఆ! ఆ! హ్మ్. బెంచెస్ ఉంటే, దాని మీద చాక్‌పీస్‌తో రాసేవారు. గ్రౌండనుకో, కట్టెతో అలా పెద్ద బాక్సేసి, ఫస్ట్ ఇయరని, లేకపోతే సెకండ్ ఇయరు, ఈ రూమ్ నెంబర్ వాళ్ళది ఇది ప్లేసన్నట్టాక్రమించేవాళ్ళనమాట. సో, ఈవినింగ్
ఓకే. బెంచైతే బెంచ్. ఓకే. సూపర్. మరి నువ్వెక్కడ హ్మ్, నువ్వెక్కడాక్రమించావు? ఫస్ట్ అందరికంటే ముందా?
హ్మ్. మాకీ... మాకీ 3 ఫ్లోర్సుండేవనమాట. సెకండ్ ఫ్లోర్‌లో మధ్యలో, ఒక పెద్ద బాల్కనీ టైప్‌లో ఉంటుందన్నమాట. సో, అక్కడా ఉండేదాన్ని నేనెక్కువ. అక్కడుండడానికి
ఓకే. మరక్కడుంటే, నీకు సౌండ్ వినబడతదా అంత దూరం?
బ్రహ్మాండంగా. అక్కడింకా చైరేసుకుని కూర్చుంటుంటే, కిందనుకో గ్రౌండ్‌లో నేల మీద గూర్చోవాల్సొస్తుండే, కాకపోతే అయి ఫ్రెండ్సుంటారు గదా కొంతమంది, ఆల్రెడీ పట్టుకున్న వాళ్ళు సీటు, సో, వాళ్ళ దెగ్గర కన్నా పోయి కూర్చునేదాన్ని. లేకపోతే పైన
ఓకే. ఓకే. ఓకే. అంటే నువ్వు పుష్పాలో లాగా, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, ఈ సీటు నాదే అన్నట్టు కూర్చొని, బాల్కనీలో కూర్చొని చూసేదానివనమాట.
<chuckles> ఆ! అంటే, ఫస్ట్ ఇయరున్నప్పుడు నాకు తెలిసేది గాదు గదా! సో, ఫస్ట్ ఇయర్ వరకు కొంచెం ఒక ఫస్ట్ టూ టైమ్స్‌కి ఇబ్బందయితే పడ్డాను, హ్మ్, దాని తర్వాత ఇంకర్థమయ్యిందనమాట. అంటే ఫ్రెండ్సయితారు
ఓకే. సో, ఇట్లా, ఇట్లా అంటే, మరి మీ కాలేజా మేట్సందరితోనూ అంటే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌తోని చూసావా సినిమాలే. అలా చూడ్డం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ గదా! అక్కడెంటంటే మొత్తం అమ్మాయిలే ఉంటారు, వాళ్ళ అరుపులు, ఈలలు ఉంటాయనుకుంటా. ఈ, ఈ మంచి ఈ అంటే, ఈ ఎక్స్‌పీరియన్స్‌లో ఒక, చూసినొక మంచి మూవీ ఏంటంటే ఏం చెప్తావు?
అవును. యెస్. యెస్. అవును. వా

ఇష్టమైన డైలాగ్ అనేది కాదు గాని కొన్ని గుర్తున్నాయనమాట. ఆహ్, <chuckles> బావుంటాయి యాక్చువల్‌గా బాలయ్య డైలాగ్‌లు, బోత్ ఆర్ నాట్ సేమ్ అనే దానికంటే ముందు ఏదో ఒకటి అంటడు డైలాగ్ అదే గుర్తు రావట్లే. ఇ నాకి ఒక ప్రాబ్లము. ప్రాబ్లమో అదేమో తెలియదు గానీ నాకు యాక్చువల్‌గా పాటలు వచ్చు లిరిక్స్ కానీ ఏమన్నా పాటలు పాడతాను. ఆహ్, అండ్ సినిమాలు చూస్తాను. ఎవరైనా ఇట్లా సడన్‌గా అడిగినప్పుడు కరెక్ట్ టైమ్‌కి గుర్తుకురావు అది ఎందుకో ఏమో నాకే అర్థం కాదు.
ఓకే. చెప్పు? ఓకే. ఓకే. హ్మ్. యెస్! యెస్! ఇది కూడా ఎక్సామ్‌లో కూడా ఇలానే కరెక్ట్‌గా ఆ క్వశ్చన్ అడగగానే ఇది ఇప్పుడు అప్పుడే రాదు నీకు తర్వాత వస్తది, దానికి ముందు వస్తది తరువాత వస్తది కానీ అప్పుడు రాదు గదా. చెప్పు నిజం చెప్పు? నిజం ఇది. అబ్బా! <chuckles> ఎక్సామ్‌లో నీకు గుర్తుంది గాని ఇప్పుడు గుర్తు రాట్లేదు తరువాత గుర్తొస్తది లేకపోతే కాల్‌కి అంటే హ్మ్, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు గుర్తొస్తది నీకు.
ఏహ్! లేదు ఎగ్జాస్... <chuckles> లేదు. ఎక్సామ్‌లో ఇట్లా ఏం జరగలే ఎక్సామ్‌లో బాగు ఎక్సామ్‌లో అసలు నేనెట్లా లేదు. నేను ఇంటర్మీడియట్ వరకు చదివిన చదువయితే నిజంగా బుక్స్‌లో ఏముందో అవన్నీ అర్థం చేసుకొని అవే దింపేదాన్ని. కానీ, డిగ్రీలో వచ్చాక నా చదువు పూర్తిగా మారిపోయిందనమాట, మారిపోయింది అంటే నేను చదివే పద్ధతి మారింది అనేద. అంటే ఆహ్, ఫస్ట్ ఇయర్‌లో నేను బుక్స్ అనేవి కొన్నా అనమాట. కొని, కొన్నాక అప్పుడు అర్థమయ్యింది బుక్స్ అసలు ఏం కొనకూడదు అనేది. సో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అసలు బుక్సే కొనలేదు నేను. సో, ఏం చేసేదాన్ని, <chuckles> మాకు లైబ్రరీ ఉండేది. లైబ్రరీలో అన్ని టెక్స్ట్ బుక్స్ ఉండేవాడిని. ఇంకా ఫ్రెండ్స్ చిన్న చిన్న గైడ్స్ కానీ వర్క్ బుక్స్ కానీ వాళ్ళే కొనేవాళ్ళు అనమాట. సో, ఇంకా ఫస్ట్ ఇయర్‌లో నేను కొన్నాక నాకర్థమైంది అసలు ఈ ఈ ఈ వీటితో అంతా వేస్ట్ వర్క్‌అవుట్ అవ్వదు అన్నట్టు. సెకండ్ ఇయర్‌లో
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఎందుకు? మరి ఎందుకు? ఎందుకు? ఎందుకు? ఓకే. ఇయన్నీ వేస్ట్ అనుకున్నావా? పాయింట్‌కి రానట్టు లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని మొత్తం.
హ్మ్. వేస్టే. ఆ! లేలేదు. నేనేం చేసేదాన్ని అంటే క్లాస్ చెప్తారు కదా! సో, అప్పుడు బాగా వినేదాన్ననమాట. విని నేనోక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకునేదాన్ని. సో, అది ఒకటి అండ్ టెక్స్ట్ బుక్స్ కోసం నేను లైబ్రరీకెళ్ళేదాన్ని ఇంకా మిగతావి ఫ్రెండ్స్‌తో ఉంటాయి కదా వాళ్ళ బుక్స్ తీసుకొని కొన్ని జిరాక్స్ అనేవి చేపించుకునేదాన్ని ముఖ్యమైనవి అంటే లేకపోతే నోట్ చేసుకునేదాన్ని. సో, అయిపోయక సెకండ్ ఇయరు
ఓకే. ఓకే. మరి నువ్వు ఫస్ట్ బెంచ్‌లో కూర్చునేదానివా? లాస్ట్ బెంచ్‌లో కూర్చునేదానివా?
నేను సెకండ్ బెంచ్.

మాకు ఒకటే ఒస్తుండే అబ్బ!
<laughs> ఒకటేనా మీకు?
అవును. <chuckles> సో, సెకండ్ సాటర్‌డే ఇస్తే అది హాలిడే అనమాట. సెకండ్ సాటర్‌డే హాలిడే. సండే హాలిడే గదా! సో, సెకండ్ సాటర్‌డే ఈవినింగ్ మూవీ ఏసేవాళ్ళు. సండే ఇంకా మార్నింగ్ లేట్‌గా లేచేవాళ్ళం. అస్సలు తెలుసా? నా హ్మ్.
<chuckles> ఓకే. ఎ అంటే, నైట్ ఎన్ని గంటలకి స్టార్ట్ చేసేవాళ్ళు షో?
ఆ! నైట్ డిన్నర్ పెడతారు కదా హాస్టల్‌లో. ఆ డిన్నర్ అయిపోయిన వెంటనే స్టార్ట్. ఏ ఏ టైమ్‌కి పెడతారు?
ఓకే. అంటే, ఇమ్మీడియేట్‌గా 8:00కి, 9:00కి స్టార్ట్ అయ్యేదా?
ఆ! అంత లేట్ లేటెం లేదు. ఈ మాకీ ఈ 6:30 నుంచే డిన్నరనేది స్టార్ట్ ఉంటదనమాట. సో, మేమింకా సినిమా కోసం అని ఫాస్ట్‌గా తింటాము. చాలామంది స్నాక్స్ తెచ్చుకుంటారనమాట. ఆహ్, డిన్నర్ కూడా తినరు. ఆ!
హ్మ్. ఓకే. ఓహ్! నిజమే. అంటే, సినిమా చూస్తూ స్నాక్స్ తినడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ గదా!
అబ్బో! మామూలుగా ఉండదు. ఎట్లా ఉంటదంటే స్నాకులని, రగ్గులని, ఓ చిన్నగా ఉండదులే కథలు. నాకు ఆల్రెడీ చూశినప్పుడు ఓరి దేవుడా! అనుకున్న.
ఓకే. కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ గూడా తెచ్చుకుంటారా? థంబ్స్ అప్ గాని, స్ప్రైట్ గాని.
ఆ! మాకు క్యా క్యాంటీనుండేది. ఆహ్, అక్కడ క్యాంపస్‌లోనే. సో, క్యాంటీన్‌లో ఉన్నవన్నీ దెచ్చుకునేవాళ్ళు.
ఓకే. ఓకే. ఫుల్ సేల్ అనమాట. సెకండ్ సాటర్‌డే అతనికి ఫుల్ సేల్ వ్ చేసేవాళ్ళు మీరందరు కలిసి.
యాహ్! నాకప్పుడనిపించిందన్నమాట, నేనెందుకని ఇక్కడొక క్యాంటీన్ స్టార్ట్ చేయగూడదు <chuckles> అన్నట్టు అనిపించింది. కానీ, ఎయ్ అక్
ఓకే. అంత ఖర్చు పెట్టి మీ ఇంట్లో చదివిస్తుంటే నువ్వు క్యాంటీన్ మెయింటైన్ చేద్దాం అక్కడ గట్టిగా అనుకున్నావు. ఓకే. ఓకే. ఫ్రీ సీట్‌లో ఆహ్, క్యాంటీనొస్తే గనుక మెయింటైన్ చేద్దాం అనుకున్నావు.
ఆ! ఫ్రీ సీట్‌లే. హ్మ్. క్యాంటీనొస్తే మా ఇంటికి దెద్దామని గాదు. బావుండే. పెద్ద క్యాంపసుండే. కాలేజక్కడే, హాస్టలక్కడే. మళ్ళ దాంట్లోనే టెంపులుంటుండే. బావుంది. బాలేదని గాదు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. బావుంది.
ఓకే. సో, ఇప్పుడైతే ఒక్క సినిమా గురించి అయితే చెప్తలేవు. నువ్వు చూసినా అన్ని చాలా సినిమాలు చూసాను. అట్లాంటవు. ఓహ్! ఓం నమో! వెంకటాశయ వెంకటేశ్వర్ వెంకటేశ్వరి మూవీ.
'ఓం నమో! వెంకటేషాయ.' 'ఓం నమో! వెంకటేషాయ.'